సూపర్, సూపర్ అయితే కొంతమందేంటంటే, <clears throat> మన దగ్గరున్న సామాన్లలో ఎక్కువ వాడంది, దాన్ని దీన్ని తీసుకెళ్ళి నీట్‌గా గిఫ్ట్ ప్యాక్ చేసి పెళ్ళిళ్ళకి, పేరంటాలకి తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంట్లో? <giggles>
<laughs> ఎన్ని సార్లో, ఎన్ని సార్లోనండి స్కూల్లో మాకు. ఏదోటి గిఫ్ట్ ఇస్తూ ఉండ ఉ ఉండేవాళ్ళు, మేము బస్టొచ్చినా, ఆహ్, ఏదైనా కాంపిటీషన్స్‌లో, డిన్నర్ సెట్ అని, లేతే గాజు గ్లాసుల సెట్ అని, ఏదోక రకంగా ఇస్తూ ఉండేవాళ్ళు. చాలా తక్కువగా పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఎందుకో మరి, ఇలాగా ఎప్పుడన్నా పుస్తకాలొచ్చినాయి అనుకోండి, మావే. ఇక డిన్నర్ సెట్ ఇట్లాంటివొస్తే ఆమెకు నచ్చితే, ఇక వెంటనే అది వంటింట్లోకెళ్ళిపోతుంది. లేదు అంటే మాత్రం, అది అక్ పక్కన పెట్టేసేయండి, అట్ట చినగడానికి కూడా వీలు లేదు. ఆ! భోజనాలొస్తన్నయి వాళ్ళకిచ్చేయచ్చులే, ఆహ్, వాళ్ళు ఇవాళ భోజనాలు పెట్టే స్టీల్స్ ఇక ఇదేనండి మా అమ్మ అయితే భోజనాలంటే, స్టీల్ కిందే గాని, లేదంటే పనికొచ్చేది ఏమన్నా ఇస్తారా, గిఫ్ట్ ఆర్టికలు, ప్లాస్టికు డబ్బాలేగా ఇచ్చేది, వాళ్ళకిదే ఎక్కువలే <chuckles> అన్నట్టుగా ఉన్నదె
అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. <clears throat> హ్మ్. <laughs> సో, గిఫ్ట్ రెడీ, నెక్స్ట్ గిఫ్ట్. ఆ! హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఆ! ఓహ్! అయ్ ఆశ్చర్యం ఏంటంటే, అవతల వాళ్ళకి ఈ విషయం తెలిసినా కూడా, వాళ్ళు పెద్దగా ఫీలవ్వరు, ఎందుకంటే ఇది కామన్‌గా అందరిళ్ళలోనూ జరుగుతూ ఉంటుంది, మీరు చెప్పినట్టుగా. హ్మ్.
<chuckles> ఎగ్జాక్ట్‌లీ అండి. అందరు ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్ ఇచ్చారంటే, అది రి రొటేటు, రొటేట్ అవుతూనే ఉంటుంది.
అవుతూనే ఉంటుంది, అవునండి. చాలా మంచి విషయాలు చెప్పాడంటే, ఆహ్, దాదాపు నేను మీ ఇంటి హోమ్ టూర్ చేసినట్టుగా అనిపించింది నాకు, చక్కగా. సంతోషం అండి, మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు, మళ్ళీ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం, మీతో మాట్లాడటం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ధన్యవాదాలండి.
ఆ! <giggles> ఖచ్చితంగా అండి. నాకు కూడా అండి. ధన్యవాదాలు.
ఆ!